ఆ! అదే బావుందంటారయితే.
ఇప్పుడసలు అసలు ఆ! అదే బావుంది ఇప్పుడు కూడా అదే బావుంది అంటా. నాకు వేరేదెదైతే నచ్చలేదు దాంట్లో. ఆ! హ్మ్.
<laughs> అవును. ఈర ఈ రోజుల్లో అంటే అప్పుడు దొరికినవి ఇప్పుడు ఎప్పుడైనా మీరు తిన్నవి ఏదైనా ఉందా? ఏదైనా ఒక ఐటము.
అంటే అప్పుడు దొరికినవిప్పుడా?
కూర కాకుండా. హ్మ్. అప్పట్లో దొరికేవి కదా! ఇప్పుడు మనయెక్కువ ఆరంజ్ మిఠాయి ఇవన్నీ ఇలాగే ఈ పాపిన్సు ఇలా ఏపుకొని మళ్ళీ తిన్నారా? రీసెంట్ టైమ్స్‌లో.
ఆ! ఆ! హ్మ్. హ్మ్. హాయ్ ఆ! తిన్నాను. మళ్ళీ గూడా తిన్నాను. నేను మళ్ళీ గూడా పాపిన్స్ గూడా తిన్నాను. మళ్ళీ ఏమంటారు? ద్ ఆహ్, ఆ! అంటే ఇప్పుడు ఆప్ అప్పుడు ఏంటంటే పాపిన్స్ తినేటప్పుడు ఆహ్, రియల్ ఫ్లే ఆహ్, అది ఏం ఫ్లేవరొ తెలియదు కానీ. ఒక ఫ్లేవర్ లాంటియి అయితే వచ్చేది గ్రేప్ అంటే గ్రేప్ లాగా అట్లయినా వచ్చేది. ఇప్పుడు పాపిన్స్ ఏంటంటే టేస్టు నార్మల్ షుగర్ లాగానే ఉంది. అంత టేస్ట్ లేదు దాంట్లో ప్లసు ఇప్పుడు ఏంటంటే పాపిన్స్‌లో ఫ్లేవర్ గూడొచ్చింది. ఏంటంటే జస్ట్ కోలా అంట. ఓన్లీ ఆ! జస్ట్ కోలా ఫ్లేవర్ అయితే అది అసలు కోలా లాగా లేదు కోకాకోలా లాగా అయితే అస్సలే లేదు ఆ ఫ్లేవరు.
అంతే కదా! పాపిన్ ఏపుకున్నా గాని హ్మ్. హ్మ్. టేకు ఆ! అవును. అవును. హ్మ్. ఆ! ఓకె. ఓకె. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్.
ఆ! అయితే దాని తర్వాత ఇంకొక ఫేమసు అప్పుడు గూడా వచ్చేది ఏంటంటే అల్పన్‌లిబే అనొచ్చేది చాక్లేట్. క్యారామిల్ ఉండేది, స్ట్రాబెర్రీ ఉండేది.
కరెక్టు. అవును. అవును.
ఆ! దాంట్లో 'స్ట్రాబెర్రీ' ఆహ్, తర్వాతొచ్చింది. ఫస్ట్ అయితే క్యారామిలొచ్చింది.
హ్మ్, అవును. అది యెల్లో కలర్ రేపర్‌లో వచ్చేది కదా!
ఆ! ఆ! యెల్లో ఆ! యెల్లో కలర్ రాపర్లోచ్చేది. అయితే క్యారామిల్ ఓన్లీ జస్ట్ బ్రౌన్ కలరే ఉండేది. అప్పుడు ఇప్పుడైతే లాలీపాప్ ఇప్పుడు చూస్తున్నా మరి నేను అప్పుడు అప్పుడ్లో నాకు అంత ఐడియా లేదు. లాలీపాప్ కూడా ఉందంట ఇప్పుడు అప్పుడైతే జస్ట్ క్యాండీయే గుర్తుంది నాకు.
అవును. హ్మ్. అవును. హ్మ్. అవును. అవును. క్యాండీయె వచ్చేది.
క్యాండీ, అప్పుడు ఇంకా ఫేమస్ ఇది కూడా ఉండేది టీవీలో గూడా యాడొచ్చేది మెలోడీ.
హ్మ్. అవును. ఆహ్, మెలోడీ ఇంత చాక్లేటీ ఎందుకు అనో ఏదో కదా! <laughs> అవును.
ఆ! ఆ! అని అనేదో యాడ్ వచ్చేది. అహా! ఇప్పుడు, ఇప్పుడు అలాంటి చాక్లేట్స్ కొనాలి అంటే గూడా ఒక పాకులోస్తున్నాయి. అంటే సప్ అప్పుడు అంటే సెపరేట్‌గా ఇట్లా చిన్న బాక్స్‌లో పెట్టడం లేకపోతే ఒక గాజు దీంట్లో పెట్ట ఆ! అట్లా అమ్ముతున్నారు ఇప్ ఈ ఇప్ ఇప్పుడు మీకు కచ్చా మాంగో బైట్ కావాలంటే మీరు మోర్ అలాంటి వాటికెళ్లి ఫుల్ ప్యాకెట్ తీసుకొని రావాలి. ఆ! సింగిల్ దొరుకుతలేదు అసలు ఎక్కడ కూడా దొరుకుతలేదు సింగిల్
ఆ! అవును. పీసెసు. ఆ! పీసెస్ కొనుక్కునే వాళ్ళం ఇప్పుడు ప్యాకెట్, ప్యాకెట్ వస్తుంది. ప్యాకెట్ కొనుకోవాలి. అవును. సింగిల్‌గా అసలు దొరకట్లేదు. అవును. అవును. చాలా బావుందండి. అసలు మీరు చిన్నప్పుడు ఇన్ని రకాల ఆహారాలు, తినుబండారాలు తిన్నారు. అవన్నీ చాలా చక్కగా చెప్తారండి. మరోసారి
హ్మ్. ఆహా! అవునండి. అవునండి. నాకు గూడా చాలా బాగా అనిపిచ్చిందండి. అవన్నీ గుర్తు చేసుకొని.
అవును. ఒక నాస్టాల్జియా ఫీలింగొచ్చింది గదా!
అవునండి. ఆ! ఒక ఫీలింగొచ్చింది. అవును.
చాలా బావుందండి అయితే. మరోసారి, మరోసారి తప్పకుండా మళ్ళీ మాట్లాడుకుందామండి.
అవును. నాకు కూడా చాలా బాగా అనిపిచ్చింది. మళ్ళీ మళ్ళీ మాట్లాడు ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.
బాయి.